ఓహ్! ఓకే. అయితే మంచి చిట్కా ఇది. హ్మ్.
అంటే కొంచెం ఆహ్, ఆ! కొంచెం పేషెన్స్‌తో కొంచెం టైం పడుతుంది. ఆహ్, ఆ టైంలో కొంచెం ఓపికతో చేశామంటే చాలా బా ఒస్తాయివి.
హ్మ్. కానీ ఓర్పుగా ఉంటే అవును. అవును. అయితే ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అందరి కోసం మీ ఇంట్లో వాళ్ళ కోసం. మీకెప్పుడైనా మూడ్, మీరు చాలా సంతోషంగా ఉన్నా, లేకపోతే మీ మూడ్ బాగోకపోయినా, అలాంటి టైంలో ప్రత్యేకంగా ఏదైనా తింటే ఇప్పుడు సపోజ్ మీకు మూడ్ బాలేదనుకోండి ఏదైనా ఒక స్నాక్ తిని, ఏదైనా చేస్తే, మీ మూడ్ రిఫ్రెష్ అయిపోతుంది. అలాంటిదేదైనా స్నాక్ ఉందా?
ఆ! అలాంటివన్నీ ఎందుకు చేస్తూ ఉంటానంటే సాధారణంగా నేను చెప్పాలంటే నా మూడ్ బాలేదంటే ఇంకే పని చేయకుండా వెళ్లి కాసేపు పడుకొనొస్తాను. <laughs> కానీ అలా కాదు. అందరికి ఏదైనా పెట్టాలి. పోనీ నాకు కూడా ఆకలేస్తుంది. తినాలి అనిపించింది అనుకోండి. కొంచెం తినేస్తే కొంచెం ఫ్రెష్‌గా ఉంటుంది. మళ్ళి పనిలోకెళ్ళిపోవచ్చు. అంటే గనుక ఏం చేస్తానంటే మరమరాలు కలుపుతాను.
హ్మ్. హ్మ్. <laughs> <chuckles> ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును.

అంటే, 2 పద్ధతులున్నాయి ఇందులో, ఇది మొదటి పద్ధతి. కొంచెం ఆవకాయ గలిపి, అందులో చిన్న చిన్నగా తరుక్కోవాలనమాట ఉల్లిపాయలు, టమాటాలు, ఆహ్, కొత్తిమీరి అవన్నీ బా సన్నగా తరిగేసి, ఆహ్, మరమరాలు ఒక్కోసారి రొ ఒక వారం రోజులయింది కొనేసి అలా అంటే, కొంచెం మెత్తగా అయిపోతాయి గదా! అలా మెత్తగా కలిపితే అస్సలు బావుండదు. నేనేం జేస్తానంటే, ఓ పెద్ద మూకుడులుంటాయి గదా ఇంట్లో! దాంట్లో ఒకసారి డ్రై రోస్ట్ చేసేస్తాను.
హ్మ్. హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవును. ఓకే. అంటే, నూనె గానీ ఇట్ల ఏమెయకుండా. హ్మ్.
నేనివన్నీ తరుక్కుని పెట్టే లోపలా, అది కొంచెం ముకుడులో వేస్తే డ్రై రోస్టయిపోతుంది. కరకర అయిపోతాయి మళ్ళీ అవి. దాంతో కలుపుతాననమాట. కొంచెం ఆవకాయ పిండి, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీరి, ఇవన్నీ వేసి కలిపేసీ, ఆహ్, అంటే నచ్చితే ఇవి కూడా, వేరుశనగుళ్ళు వేయించి పెడుతూ ఉంటానొక్కోసారి, సరదాగా తినడానికి. స్నాక్స్‌లాగా బావుంటుందని. ఉప్పు, కారం జల్లేసి, అవి కలుపుకోచ్చు, జీడిపప్పులలా వేయించి పెడుతూ ఉంటాను, అది నూనెలో వేయించాలండి బటర్‌లో గానీ, అది ఓవెన్‌లో అలా పెట్టేసినా, ఒకా 10 సెకన్లు పెట్టేసినా, కరకర అయి...
ఓకే. ఓకే. ఆ! ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఆ! అవి, అవే ఆహ్, కరకరగా అయిపోతాయి. హ్మ్. హ్మ్.
అయిపోతాయి. ఆ! అలా, అలా కూడా ఇష్టం వీళ్ళకి. అంటే, ఇంక బటర్ గానీ, నూనె గానీ అక్కర్లేదు. అలా డ్రై ఫ్రూట్సన్నీ కూడా ఆ! అసలు డ్రై ఫ్రూట్సంటే గుర్తుకొచ్చింది, ఏంది మరమరాలయిపోయాక దానికొద్దాం. అలాగా ఆహ్, <laughs> కారం, కొద్దిగా మసాలా పొడి, నిమ్మకాయ రసం...
హ్మ్. డ్రైగానే. హ్మ్. ఆ! అలాగే. <chuckles> హ్మ్. ఆ! ఆ!
ఇవన్నీ పిండి, ఉల్ అన్ని ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీరి ఇవన్నీ వేసుకునేది రొండో విధానవనమాట. ఇలా మరమరాలు, కార్న్ ఫ్లేక్స్‌తో కూడా చేస్తాను మిక్సరిలాగ. ఇదే, ఇదే పద్ధతి నిమ్మకాయి, టమాటా, కొత్ ఆహ్, కొత్తిమీరి, ఉల్లిపాయలు వేసి, కార్న్ ఫ్లేక్స్ మిక్సుడనమాట. అంటే, దానికంటే మరమరాలు ఇంకొంచం ఆరోగ్యకరం కదా! అందులో నూనె ఉంటది. కార్న్ ఫ్లేక్స్‌లో అయితే నూనుంటుంది. పిల్లలకేదైనా చేస్తాను. నేనెప్పుడైనా తినాలంటే, మరమరాలది చేసుకుంటాను. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేస్తాను. రోజూ స్నాక్స్‌కి పెడతాను వాళ్ళకి. అన్ని రకాలు స్వీట్సుంటయి గదా! పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, ఆహ్, జీడిపప్పులు, బాదం పప్పు, పిస్తా, అదీ నేను రోజూ ఇంటికొచ్చాకైనా తింటా, లేతే స్కూలుకి బాక్స్‌లో అయినా స్నాక్స్‌లా పెడతాను. డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తాను. అందులో బెల్లం వెయను, పందారెయను. ఆహ్, ఇదీ ఉంటుంది గదా! ఆహ్, ఇద్ ఖర్జూరం. ఖర్జూరం మెత్తగా ఉంటాయి గదా సీడున్నవి, దాంతోనే కలిపేసి, వెచ్చబెట్టి కలిపేస్తే చక్కగా ఉండలొచ్చేస్తాయి.
హ్మ్. ఆహహా! ఓహ్! ఓకే. హ్మ్. ఆ! హ్మ్. అవును. అవును. నూనుంటుంది. అవును. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవునవును. అవును. పిల్లలకి కూడా చాలా హెల్దీ అంటారది. హ్మ్. సూపరండి అసలు. ఆ! ఖర్జూరమా? హ్మ్. అవునవును. అవును. ఆహా! భలే! జెప్పారండి. భలే స్నాక్స్.
అలా ఇంకా, ఏది బెల్లం గూడా వేయక్కర్లే అందులో. అలా ఉండలు చేస్తే చాలా ఇష్టం అదనమాట.
అవును. చాలా బాగా అవును. భలే! జెప్పారు మీరు చేసే స్నాక్స్, మీరెంచుకునే స్నాక్స్ గురించి. <chuckles> రెసిపీస్ చాలా బాగా పంచుకున్నారండి. మళ్ళీ, మళ్ళీ మరో విషయం గురించి తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. హ్మ్.
ఆ! <chuckles> ఆ! మళ్ళీ చక్కగా మాట్లాడుకుందాం సరదాగా. ధన్యవాదాలు.
<chuckles> తప్పకుండా అండి. ధన్యవాదాలు.